హ్మ్. ఆ ఆక్కడ కూర్చుంటే ఉంది, అబ్బా! మధ్యలో దొరికినీయి సీట్లయితే మాత్రం. అసల ఇదివరకి ఏంటి, ఇప్పు‌డా సీట్లే కావాలి నాకు, ఆ కార్నర్ సీట్లు తియ్యి. ఆ! ఇలాగా ఆ! ఆ మధ్యలో అయితేనే చెయ్యి, అక్కడైతే సౌండు బాగొస్తది. అహా! లేదు, లేదు, ఇక్కడ ఏసీ బావుంటది, ఇక్కడైయితేనే చెయ్యి అని చెప్పేసని, ఇన్ని ప్రిఫరెన్సులు లెవ్వన్నమాట. <giggles> ఆ!
హ్మ్. ఓకే. యెస్. ఓకే. <laughs> ఓకే. ఎక్కడొస్తే అక్కడ ఓహ్, కూర్చోవడమే. <chuckles>
ఎక్కడిస్తే అక్కడ. ఏంటనుకుంటున్నారు మళ్ళా అలా డిమాండు. ఆహ్, వున్ తీసుకుంటే తీసుకో, లేకపోతే లే! అని జెప్పేసనంటారాళ్ళింక.
<chuckles> ఆ! నిజమే నిజమే. నీకుంకొ నువ్వు కింకొ ఇంకో ఇంకో విషయం నీకు గుర్తుందే యెస్, యెస్ నీకుంకో విషయం నీకు గుర్తుంటే గనక, అప్పట్లో మరి ఏంటంటే, థియేటర్ లోపలికి వెళ్ళగానే, ఒకతను టార్చ్ లైట్ పట్టుకొని, సీట్లెక్కడున్నాయో చూపిచేవాడు.
హ్మ్. మరీ రూడ్‌గా ఉండేది బిహేవియర మాత్రం. కదా! అవును. ఆ! ఇప్పుడైతే మాత్రం, మనమే ఫోనులు పట్టుకొని ఎపోతావున్నాం. ఆ టార్చ్ లైట్ బెట్టుకొనీ, అలా చూపిస్తా ఉంటాడనమాట టికెట్లకి.
<laughs> అవును. కనుమరుగయిపోయినాయి, డైనోసార్స్ డైనోసార్స్ కన కరువైనవి కరువైననట్టు వీళ్ళు కూడా కనుమరుగైయిపోయారు. <chuckles>
హ్మ్. కనుమరుగైపోయారు, ప్లస్ ఎవరన్నా కాలు పెట్టారు అనుకో, "కాళ్ళుదీ, కాళ్ళుదీ" అనుకుంట ఎల్తానే ఉంటాడు అయన. <laughs>
యెస్. <laughs> మళ్ళీ చూపిస్తాడు, కరెక్ట్‌గ చూపిస్తాడు ఎక్కడుందో, ఆ సీటెక్కడుందో. అంటే అంత మందిలో గూడా, మళ్ళా అంద పక్కనోళ్ళ మీద, మొఖం <chuckles> పక్కనోళ్ళ మీద, మొఖం మీద లైటేసుకుంట కూడా. <chuckles>
అన్ని గుర్తున్నాయి, మొత్తం అంతా. అదే గదా! కరెక్ట్‌గ జూపిస్తాడా సీట్ నెంబరు. ఏసేసి, లాంగ్ టార్చనమాటది, ఆయనక్కడి నుంచి కదలడు.
యెస్. ఉపుతాడనమాట. ఇట్లా ఇట్లా ఇంక, అక్కడ అక్కడ అని చెప్పేసని. <chuckles>
ఆ! ఏటెటెల్లని చెప్పేసని, ఆ టార్చ్ నెంబరులు చూపిస్తాడా ఓకే. అది ఎత్తుక్కొని యెళ్ళడమే. చేతిలో ఫోనులుండేయి కాదుగా అప్పట్లో మనకి.
ఆ! నిజమే, అదొక ఒక ఒక ఎక్స్పీరియన్స్ అదొక వింత ఎక్స్పీరస్.
హ్మ్. అవును. ఇప్పుడు ఫోనుల్లేకపోతే, మనం బయటికి కూడా ఎళ్ళం వాస్తవంగా.